చిన్నప్పుడు ఆహ్, ఆడుకున్నది కానివ్వండి, చేసిన అల్లరి గానివ్వండి, ఇప్పటికి గుర్తుపెట్టుకో ఉంటూ, నెమరు వేసుకుంటూనే ఉంటం. అట్లాంటిది చిన్నప్పుడు ఓహ్! ఆహ్, చిన్నప్పుడు పాటలు గానివ్వండి, ఆడుకునేటప్పుడు పాడే పాటలు గానివ్వండి, ఆహ్, పల్లె గీతాలు గానివ్వండి. లేదు, ఆహ్, పాట్రియోటిక్ ఆహ్, ఎ సంబంధించిన పాటలే గానివ్వండి. ఏదైనా గూడా, ఆహ్, హ్మ్, ఎ గుర్తు చేసుకుంటుంటే చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా! అట్ల మీకేదైనా పాట విన్నప్పుడు, తిరిగి ఆహ్, మీ వెనకాల మీరు ఎలా ఆడుకున్నారో, ఎలా పాడారు ఈ పాటలు, అని నెమరు వేసుకున్న ఆహ్, ఆ పాటలు ఏవైనా గుర్తున్నాయా మీకు?
అంటే ఉన్నాయండి. కొన్ని పాటలైతే, నాకు అంటే అలా జ్ఞాపకమొచ్చి వెళ్తూ ఉంటాయి యాక్చువల్‌గా. సో, నేనేంటంటే చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు అంటే, నా దెలిసి ఫస్టు సెకండ్ క్లాస్, ఫస్టు, సెకండు, థాడ్. ఈ మూడిట్లో ఏదొకో అంటే, మాక్సిమం సెకండ్ అనుకోండి. సెకండ్ క్లాస్ నుంచి గుర్తుండచ్చు నాకు. సో, ఈ సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు
హ్మ్, హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఆ! అప్పుడు పాడిన పాటలు గుర్తున్నాయా అండి?
ఆ! ఐతే మాక్ మా స్కూల్‌లో ఎలా ఉండేదంటే, ఫస్టు రాగానే అసెంబ్లీలో అందరూ నిలబడాలి. ఒకళ్ళెనక ఒకళ్ళు, వాళ్ళ తరగతుల ప్రకారం నిలబడాలి. ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ తర్వాత, ఒక పాట పాడించడమనేది ఖచ్చితంగా జరిగేదనమాట. అంటే, ఒక దేశభక్తి గీతం, ఆహ్, ఖచ్చితంగా 'వందేమాతరం' పాడేవాళ్ళు. 'వందేమాతరం' బాడిన తర్వాత, మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే, ఒక సాంగ్ నేర్పించేవాళ్ళు. అందరికి నేర్పించేవాళ్ళనమాట నిల్చోబెట్టి. అది 10 మినిట్స్ అయినా హ్మ్.
ఆ! ఆ! ఆ! అవును. ఆ! ఓకే. ఆహహా! 'వందేమాతరం' ఎ ఆహ్, మామూలుగా రికార్డ్‌లో ప్లే చేసేవాళ్ళా? లేదు అంటే, ఆహ్, పిల్లలతో పాడించేవాళ్ళా?
ఆ! పాడేవాళ్ళు. పాడేవాళ్ళు. అ పాడేవాళ్ళండి. అంటే అది ప్లే అవుతూ ఉండేది మ్యూజిక్. ఒక అప్పట్లో క్యాసెట్ పెట్టడం జరిగేది. ఆ క్యాసెట్‌తో పాటు స్టేజ్ మీద ఆహ్, దాన్ని రిప్రజెంటే చేస్తూ, ఒకళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళు ఆహ్, బాయ్ అయినా, గర్ల్ అయినా పెద్దకి తరగతుల వాళ్ళు మాట. ఎయిత్, నైన్త్, 10థ్ నుంచి ఎవరన్నా ఒకళ్ళొచ్చి పాడుతూ ఉంటారు. వాళ్ళతో పాటు అందరం కలిసి, ఆ పాట పాడేసే ఉండాలి. అక్కడే ఖచ్చితంగా పాడేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఎ ఒక మంచి సాంగ్ నేర్పిచ్చాలి అనుకుంటే గనక, కూర్చోమనేవాళ్ళక్కడ. గ్రౌండ్‌లో అందరూ కూర్చోండంటే, కూర్చునేవాళ్ళం. కూర్చున్న తర్వాత మాకొక మేడమ్ ఉండేది. తనేంటంటే, హ్మ్, కల్చరల్ యాక్టివిటీస్‌లో అంటే మంచిగ ముందుండేది. ప్రతి విషయంలో అంటే చిన్న పిల్లలకి డ్యాన్స్ నేర్పియడం, లేపోతే పాటలు పాడించడం, ఈ విషయంలో చాలా ముందుండేది. చా ఆమెతో పాటేంటంటే, మా పీటీ సార్, పక్కనే నిల్చొనుండేవాడెప్పుడూ. ఎవరైనా అల్లరి చేస్తే కనక, <chuckles> ఇంక తను తనేంటంటే, ఆహ్, పంజాబీ, సిక్కనమాట. సిక్కు అంటే <chuckles> తెలుసు కదా మీకు! తల పాగా ఉంటుంది. గడ్డం పెట్టుకొని మాంచి బలిష్టంగా ఉండేవాడనమాట. చూస్తేనే భయపడేటట్టుండేవాడు మా పీటీ సార్. సో, తనొకరోజు ఒక సాంగ్ మా అందరికీ నేర్పించిందనమాట. అది 2, 3 రోజులు నేర్పిచ్చారు. అంటే రోజొక్కొక్క చరణం నేర్పిస్తాడు కదా! అలా మొత్తం నేర్పియడం హ్మ్.
ఆ! హ్మ్. ఆ! ఓకే. ఆ! ఓకే. ఓకే. ఆ! ఆ! ఓకే. ఓకే. ఓకే. ఆహా! ఆహహా! ఓకే. ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఓకే. <laughs> ఆ! ఆ! అవునవునవునవునవును. ఓకే. ఆ! ఆహహా! ఓకే. ఆ! ఆ! అందరికి అంటే, స్పెసిఫిక్‌గా మీ క్లాస్ వాళ్ళకేనా ?ఆహ్, ఒకొక్
క్లాసందరికీ, అందరికీ. అంటే అసెంబ్లీలో కూర్చున్నాం గదా! కింద. నేలలం నేల మీద కూసోండంటే గనక, అప్పుడు అందరం గ్రౌండ్‌లో కూర్చున్నాం. అప్పుడు తనొక పాట నేర్పించిందనమాట. ఏ పాటంటే, ఆహ్, తేనెల తేటల మాటలతో, మన దేశ మాతని కొలిచెదమా. భావం భాగ్యం చూసుకొని, ఇక జీవనయానం చేయుదమా. అని ఈ సాంగ్.
ఆ! ఆ! ఆ! ఓకే. హ్మ్. ఆ! హ్మ్. అబ్బో! అప్పుడు నేర్పించింది లిరిక్స్ ఇప్పటిదాకా గుర్తున్నాయాండి?
<laughs> అంటే, తను ఎంత ప్రాక్టీస్ చేపిస్తే, నాకు గుర్తుండాలి జెప్పండి! హ్మ్. తనని ఏంటంటే, ఆ మేడం నాకేంటంటే నా కళ్ళకి ముందు తలుచుకుంటే వస్తారు. తన రూపం ఎలా ఉంటుందో, అంతా గుర్తొస్తుంది. తను నేర్పించిన పాట ఏంటంటే గనక గుర్తు చేసుకొని, నాకు మళ్ళీ కలెక్ట్ చేసుకుంట ఉంటా. రీకలెక్ట్ జేసుకుంటూ ఉంటా. మళ్ళెప్పుడన్నా ఈ పాటెక్కడన్నా ఆన్లైన్‌లో వినడం గానీ, ఆహ్, మరి ఎలా, ఏంటి, అవన్నీ గూడా చూస్తుంటా. తనైతే ఈ పాటే కాదు, ఇంకా చాలా పాటలు నేర్పిచ్చారు. గానీ, నాకి స్పెసిఫిక్‌గా ఈ పాటొక్కటైతే, చాలా బాగ గుర్తుందండి. హ్మ్.
ఆ! కరెక్టే. కరెక్టే. ఆ! ఆ! హ్మ్. ఓకే. ఓకే. ఆ! ఆ! హ్మ్. బాగ గుర్తుండిపోయింది. బాగా నచ్చిపోయింది. ఆ! ఓకే. ఓకే. ఆ! అయితే ఈ ఈ పాటను ప్రతిరోజు అసెంబ్లీ‌లో పాడేవాళ్ళా అండి?
నిజం. నిజమండి. హ్మ్. అంటే ప్రతిరోజు అంటే కాదు కానండి ఈ పాట. ఒక పాట వచ్చేవరకు ఆ పాట నేర్పిచ్ఛేవాళ్ళు కంప్లీట్‌గా. ఆ ఒక పాట వచ్చిన తర్వాత అందరితో ఒకసారి పాడిచ్ఛేవాళ్ళు. ఆ తన్ తను కన్ఫర్మ్ చేసుకునేది ఆ పాటొచ్చింది పిల్లలు నేర్చుకున్నారు ఈ పాట. అనుకున్నప్పుడు ఇంకొక ఇంకో ఆ! ఆ! ప్రాక్టీస్ స్టాప్ చేసేవాళ్ళు. ఇంకొక దేశభక్తి గీతానికి వెళ్లిపోయాలన్నమాట. అట్లా అట్లా అన్నీ నేర్పించుకుంటు
ఆ! ఓహోహో! ఓహ్! ఆ! అన్నప్పుడు ఇగ స్టాప్ చేసేవాళ్ళు ప్రాక్టీసింగ్. ఆ! ఓహ్! అప్పుడు ఎంత పార్టిక్యులర్‌గా ఉండేవాళ్ళండి. చక్కగా అన్ని పేట్రియోటిజం అనేది ఆటోమేటిక్‌గా ఉండేది. పిల్లలకి దేశభక్తి అనేది.
ఆ! <chuckles> అవునండి. అవును నిజంగా. దానికి మన మన ప్ర
ఆ! ఈ రోజుల్లో జెండా వందనానికి వెళ్ళాలంటే కూడా బద్ధకం, బద్ధకం వేస్తుంది.
నిజమండి. నాకు తెలిసి మరి ఈ మధ్య మరి ఎంత వరకు నేర్పిస్తున్నారో కాని తెలీదు. అప్పట్లో ప్రతిజ్ఞ కూడా నేర్పిచ్ఛేవాళ్ళు. ఆ! "భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను ఆహ్, సుసంపన్నమైన బహువిధమైన", ఆహ్, అని చాలా పెద్దది. అది కంఠస్థం అందరికి వచ్ఛేది.
ఆ! ఆ! సహోదరులు అని చెప్పేసి. అవును. ఆ! ఆ! అవును. చాలా అ కంఠస్తం అయిపోతుంది. అందులోనూ అ అదొక తప్పకుండా అసెంబ్లీ అంటే పిల్లలకి ఆ టెన్షన్‌గ ఉండాలి, స్ట్రిక్ట్‌గా ఉండాలి, ఆహ్, స్టాండ్‌టీజ్, అటెన్షన్ అని చెప్పేసి అన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసేవాళ్ళు నేర్పిచేవాళ్ళు కూడా.
హ్మ్. ఖచ్చితంగా. అవును. అవునండి. నిజమండి. అంటే ప్రతిజ్ఞ అంటే కూడా మళ్ళీ చేతులు కట్టుకోనో లేకపోతే చేతులు కింద పెట్టుకొని కాదు. ఒక చెయ్యి ముందుకు చాచి ప్రతిజ్ఞ చేస్తున్నట్టు. ఆ! ముందుకు చాచి చేసి చెప్పాలి. అట్లా చెప్తేనే ఆ ప్రతిజ్ఞ చెప్పినట్లు. లేపోతే ప్రతిజ్ఞ చెప్పినట్టు కాదు. మా పీటీ సారు దూరం నుంచి చూస్తా ఉంటాడు. ఎవరు ఏం చేస్తున్నాడు. కోతి పిల్లలు అందరం ఉంటాం కదా! మేమందరం కోతి బ్యాచ్ అన్నమాట యాక్చువల్‌గా. చాలా కోతి పనులు చేసేవాళ్ళం. కాబట్టి మమ్మల్ని ఎక్కువ చూసేవాడు అన్నమాట. చాలా చిన్న పిల్లలం మళ్ళీ మేము అప్పుడు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ చూడండి. అయినా కూడా మమ్మల్ని అం అందరి‌ని, అందరి‌ని హ్మ్.
ఆ! తప్పకుండా రైట్ హాండ్ అనేది ముందుకు ఉండాల్సిందే. ఆ! ఆ! <laughs> ఆ! ఆ! ఓకే. ఓకే. ఆ! <chuckles> ఆ! ఆ! అవును. అందులోనూ ఆహ్, టీచర్స్ అందరూ ఒక్కొక్క క్లాస్‌కే పరిమితమైపోతారేమో గాని. పీటీ సర్‌కి మాత్రం ప్రతి ఒక్క స్టూడెంటు తప్పకుండా తెలుసుంటారు.
ఆ! నిజం నోటేడ్ ఉంటాడు. అవును క మళ్ళీ టాలెంట్ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే మా స్కూల్ ముందే గ్రౌండ్ ఉండే ఇప్పుడు కూడా ఉండేది. ఆ గ్రౌండ్‌లోకి పీటీ పీరియడ్ తీసుకువెళ్ళి ఆటలు ఆడిపించడం. ఖోఖో, కబడ్డీ, ఆహ్, లేకపోతే కొద్ది పెద్ద తరగతుల వాళ్ళనేమో ఆ క్రికెట్ ఆడిపిచేవాడు అన్నమాట. వాళ్ళ టాలెంట్‌ని ఎంకరేజ్ చేసేవాడు పీటీ సర్. సో అతన అందరికీ గు గుర్తు మాకైతే. హ్మ్. ఇంకా
హ్మ్. ఆ! ఓకే. ఆ! ఆ! ఓకే. ఆ! ఆ! అంటే మీరు ఫస్ట్ నుండి ఏ, ఏ, ఏ తరగతిలో ఉన్నారో అప్పటి నుండి కూడా లాస్ట్ వరకు కూడా అవే ఆ, ఆ, ఆ టీచర్సే ఉన్నారా అండి? మారుతూ వచ్చారా?
అయితే ఇక్కడ హ్మ్, ఇక్కడ ఒక సందర్భం ఏం జరిగిందంటే. నేను ఫస్ట్ నుంచి 6త్ క్లాస్, ఫస్ట్ నుంచి 6త్ క్లాస్ ఒక, ఒక స్కూల్‌లో చదివాను. మళ్ళీ 7త్ నుంచి 10త్ వరకు ఇంకో స్కూల్‌లో చదివాను. మళ్ళీ అక్కడ ఇంకొక ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. 7త్ టూ 10త్ ఏంటంటే అక్కడ వీళ్ళంతా మరి స్ట్రిక్ట్‌గా చేసేవాళ్ళు కాదు. కానీ జస్ట్ ఏంటంటే ఆ ప్రతిజ్ఞను ఆ వందేమాతరం మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజూ పాడించేవాళ్ళు. అదైతే నాకు బాగా, బాగా గుర్తు.
హ్మ్. ఆ! ఆ! ఓహోహో! ఆ! ఓకే. ఆ! ఓకే. ఆ! ఓకె, ఓకె, ఓకె. అంటే ఆ రోజుల్లో పాటలు పిల్లలందరూ కలిసి పాడుతూ ఉంటే వెనకాల ఆర్కెస్ట్రాగాని ఏ మ్యూజిక్‌గాని అవసరం లేదనుకుంటా. అది ఆటోమేటిక్‌గా చాలా బాగా వచ్చేస్తది అంతమంది కలిసి పాడుతుంటే. హ్మ్.
అవునండి. హ్మ్. అవునండి. అన్ అందరూ కలిసి పాడుతరు కాబట్టి ఒక అంత్ మంచి రిథమ్ అనేదొచ్చేది. అంటే అక్కడ ఒక మంచి పాజిటివ్ వైబ్ గూడా ఉంటుంది. అంటే అంత శబ్దం కదా! ఈ శబ్దమనేది ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడూ ఆ వైబ్ అనేది గూడా అక్కడ అంతే, ఏదైతే నెగెటివ్ వైబ్ ఉందో అదంతా వెళ్ళిపోయి, మంచి పాజిటివ్ వైబ్‌తో పిల్లలందరూ చక్కగా చదువుకోడానికి రోజంతా యాక్టివ్‌గా ఉండడానికీ మమ్మల్ని ఇవన్నీ హెల్ప్ జేస్తూ ఉంటుంది.
తప్పకుండా వచ్చేస్తుంది. రైట్. అవునండి. అవును. కరెక్ట్‌గా చెప్పారు. ఆహ్! ఆ! యాక్టివ్‌గా ఉండడానికి. హ్మ్. అవును. అవును.
ఎ కాబట్టి అందుకే ఆహ్, అంత, అంత గ్రౌండ్‌లో గట్టిగా పాడిచ్చేవాళ్ళు. మా పాటలు గాని, లేపోతే మా ప్రతిజ్ఞ గాని, ఈ వందేమాతరం గాని, ఖచ్చితంగా గట్టిగా చెప్పాలి. మళ్ళీ చిన్న చిన్నగా జెప్తా అంటే కూడా కుదరదు.
ఆ! ఆ! ఆ! చిన్నగ జెప్తే ఒప్పుకోరు. అవును. హ్మ్.
అస్సలు. ఎంత టోనుంటే అంత టోన్ బ బయటికి రావాల్సిందే. చెప్పాల్సిందే. ఆ తర్వాతనే మా తరగతులు స్టార్ట్ అయ్యేయి. అది చిన్నగా చిన్నప్పుడు అదొక మంచి మెమరీ. అంత దేశభక్తిని మాలో ఉంచడానికి కూడా మా సార్స్ ఎంత హెల్ప్ జేశారన్న విషయం నాకు ఇప్పుడర్థమవుతుందీ. మీతో మాట్లాడుతుంటే. నిజమే!
హ్మ్. కరెక్ట్ అండి. కరెక్ట్. హ్మ్. ఆ! ఆ! హ్మ్. పె కాని, ఈ రోజుల్లో పిల్లలకి అంత దేశభక్తి ఉండదనుకుంటా. ఎందుకంటే ఆహ్, వన్ ఆహ్, ఎ జెండా వందనానికి గూడా వెళ్ళట్లేరు పిల్లలు ఈ రోజుల్లో.
నిజమే. హ్మ్. అవును. అంటే కొన్ని, కొన్ని స్కూల్స్‌ అనేవి ఇప్పడికి స్టాండర్డ్‌గా అవే ఫిలాసఫీ ఏదైతే, వాళ్ళు ఏదైతే ఫిలాసఫీ ఉంటుందో అదే కంటిన్యూ చేస్తున్నారు. అవే స్టాండర్డ్స్‌ని మెయిన్‌టైన్ జేస్తున్నారు గానీ కొత్తగా వచ్చినవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు టెక్నో అంటారు. టెక్నో స్కూల్స్ అంటారు. లేకపోతే ఆ! అవన్నీ
హ్మ్. హ్మ్. ఆ! మెయిన్‌టైన్ జేస్తున్నారు. ఆ! టెక్నో స్కూల్సూ ఆహ్, ఇంకోటి ఇంటర్నేషనల్ స్కూల్సూ.
అవునవును. వీటిలో ఎంతవరకు ఉన్నాయో మరి ప్రామాణాలు నాకు తెలిదు గానీ ఈ టెక్నో స్కూల్స్‌లో అయితే ఖచ్చితంగా లేవనే జెప్తాను. ఎందుకంటే వాళ్ళ తరగతి గదులేమో ఇరుకిరుకు. ఒక చిన్న బిల్డింగ్‌లో ఒకటి నుంచి 10 వరకు అన్నీ అందులోనే. మరి వాళ్ళకి స కనీస వసతులుండవు.
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! స్పో స్పోర్ట్స్ గ్రౌండ్ గూడా ఉండదు మళ్ళీ.
ఆ! నిజమే అండి. స్పోర్ట్స్ గ్రౌండ్ అనేదుండదు. ఉన్నా గూడా పీటీ పీరియడ్ ఉండదు. చిన్నది గ్రౌండ్ ఉంటాయి గానీ పీటీ పీరియడ్ మాత్రముండదు. ఆ గ్రౌండ్‌లో ఏం చేస్తారంటే వీళ్ళు బస్సులన్నీ పార్క్ చేసుకొని పెట్టుకుంటారు స్కూల్ బస్‌లు. <chuckles> ఇలా, నిజమే.
పెద్దగా ఉండదు. హ్మ్. ఆ! <laughs> కరెక్ట్‌గా చెప్పారు. అంతే గాకుండా మీకు స్కూల్లో కాకుండా ఇంట్లో అమ్మమ్మలు, బామ్మలు, తాతయ్యలు ఏదో ఒక వాళ్ళ, వాళ్ళ తరం పాటలు ఏదోకటి నేర్పిచ్చి ఉంటారు కదా! లేదు. వాడు ప్ వాళ్ళైనా పాడి ఉంటారు కదా! అట్లాంటి పాటలేమైనా గుర్తున్నాయా అండి?
హ్మ్. హ్మ్. అంటే మరి మా అమ్మమ్మ గారు ఏంటంటే పాటలు కొన్ని కొన్ని పాడేవారు కానీ నాకు అన్ని గుర్తులేవు. అందులో ఒక పాట గుర్తుంది ఏంటంటే హ్మ్, 'మాతృదేవొభవ' సినిమాలో ఒక పాట పాడుతుంటారు కదా! హ్మ్. రాలిపోయే పువ్వా నీకు రగాలెందుకే
ఆ! ఆ! ఆ! <laughs> ఆ! ఆ! ఆ! అవునండి. అబ్బో! చాలా ఎమోషనల్ సాంగండి అదైతే. ఆహ్, చాలా ఏడుపు వచ్చేసింది ఆ!
ఆహ్, తోటమాలిని తోడు లేడులే అని ఆ సాంగ్ ఆ సాంగూ తను పాడడం నాకు గుర్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత తను మా మధ్య లేకపోయినా కూడా ఆ సాంగ్ గుర్తుంది. గాబట్టి కొన్ని కొన్ని సార్లు నేను యూట్యూబ్‌లో వినడం అవి నేను చేస్తుంటాను. అంటే చాలా మీనింగ్‌ఫుల్ సాంగ్ యాక్చువల్‌గా ఏంటంటే ప్రతి దశలో కూడా ఎవరో ఒకళ్ళు ప్రతి దశలో కూడా అందరూ కూడా వెళ్ళిపోవాల్సిందే గానీ, హ్మ్.
హ్మ్. ఆ! ఆ! ఆ! అవును. అవునండి. అవును. ఆ! ఎంత రాయి లాంటి హృదయం ఉన్నవల్లైనా ఆ పాట వింటే కరిగి కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే
నిజమే అండి. కరిగిపోతారు అవన్నీ పాటలు. మళ్ళీ నేను నేను ఇంకా నేను నా ఓన్‌గా విన్న సాంగ్స్ కూడా నాకు గుర్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మె అప్పుడు మె మెగాస్టార్ గారిది మూవీ వచ్చిందన్నమాట. అది రిక్షా వాడు అన్నమాట. ఆ రిక్షా వాడులో సాంగ్ ఉంటుంది. ఆహ్, చిక్ చిక్ ప్లేట్ ఆ! అహ్! రిక్షా వాడు రిక్షా వాడు మూవీ ఒకటి ఉంది. ముఠా మేస్త్రి దానికంటే ముందు వచ్చిందంటుంది గా! దానికంటే ముందు ముఠా మేస్త్రి తర్వాత రిక్షా వాడు అని ఒకటొచ్చింది అందులో చిక్ చిక్లెట్ షాక్ చాక్లెట్ ఆహ్, అని ఒక సాంగ్ ఉంటుంది.
ఆ! అ! ఆ! ఓకే. ఆ! ఆ! ఆ! ముఠామేస్త్రీ. ఆ? ఆ! ఓకే. ఓకే. ఆహాహా! ఓకే, ఓకే, ఓకే. ఓకే, ఓకే. ఆ! ఆ! <laughs> ఆ రోజుల్లో ఇ ఇట్ల బీట్ తోటి మ్యూజిక్ రావడం అనేది చాలా సాహసం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒప్పుకుంటారో లేదో ప్రజలు అనేది తెలీదు. కనీ బాగా కంపోజ్ చేసారు గదా! ఆ పాటని?
హ్మ్. అవునవును. నిజం. హ్మ్. అదే. ఒక్ ఒక ప్రయోగం చేసేసారు. యాహ్! బ్లైండ్‌గా ఒక ప్రయోగం చేయడం అది చాలా ఫేమస్ హిట్ అయింది. అందరూ గూడా ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేజ్‌లో గూడా ఖచ్చితంగా ఈ సాంగ్ మరి ప్లే చేసుకొని డాన్స్ చేసేవాళ్ళు చాలామంది. ఒక డాన్సర్‌గా మీరు ఒక డాన్సర్ అని నిరూపించుకోవాలంటే గనుక ఈ సాంగ్ చేస్తేనే డాన్సర్‌వి
నిజంగా. ఆ! అ! ఆ! ఆ! ఈ సాంగు సాంగ్ మీద కంపోజ్ చేసుకోవాల్సింది.
ఆ! చేసేసుకోవాలి ఇలాంటి సాంగ్స్ వినడం. ఆ తర్వాత హ్మ్.
ఆ! ఓకే. ఓకే. మీరు ఎప్పుడైనా ఒక పాట బాగా నచ్చి ఆ పాట బీట్ బాగా నచ్చి ఆహ్, నిజంగానే స్టేజ్ మీద డ్యాన్స్ చేసిన సందర్భం ఉందా అండి? అంటే స్కూల్‌లో చాలా ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి గదా! ఆహ్, స్కూల్‌డే అని చెప్పేసి లేకపోతే పొంగల్ హాలిడేస్ అప్పుడు కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎస్తూంటారు. అటువంటి సమయంలో ఆహ్, ఏదైనా పాటకి మీరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఆహ్, ఆ! పర్‌ఫమెన్స్ ఇచ్చిన సందర్భాలున్నాయా?
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అంటే నేను నాకు తెలిసీ ఒక మూవీ జయం మూవీ అనుకుంటా. ఆ మూవీకీ నేను అంటే మా స్కూల్‌లో ఏదో ఒక చిన్నది ఏదో ప్రోగ్రామ్ అయ్యింది. సో అందులో ఏంటంటే అందరూ పార్‌టిసిపేట్ చేయడం జరిగుతుంది. అయితే మేము గూడా న్యామ్ నాతో పాటు మేము గ్రూప్ డాన్స్ చేస్తాం అని చెప్పి నేను మా ముగ్గురు ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట.
హ్మ్. ఓకే. ఆహాహా! ఆ! ఓకే.
సో మాసా గ్రూప్ డాన్స్ చేస్తామని మా ముగ్గురు పేర్లు ఇచ్చాం. మా ముగ్గురు పేర్లు ఇస్తే ఆ జయంలో మరి ఆహ్, 'బండి బండి రైలు' బండిను, ఇంకొక సాంగ్ ఏదో ఉంటుందండి. ఆ రెండిట్లో ఏదో సాంగ్ గుర్తురావట్లేదు కరెక్ట్‌గా. ఈ రెండిట్లో ఏదో ఒక సాంగయితే మేము డాన్స్ చేసాం. డాన్స్ చేసీ మరి అయిపోగానే చప్పట్లు కొట్టడం ఇవన్నీ జరిగింది. తరువాత మా ఫ్రెండ్ కూడా ఇంకొక డాన్స్ చేసాడనమాట. అది గుర్తుంది మళ్ళీ. వాడ్ వాడిది గుర్తుంది గాని నాది మర్చిపోయాను. ఈ సందర్భంలో అతను ఏంటంటే
ఓకె. ఓకె. ఓకె. హ్మ్. ఆ! ఆ! ఓకె. ఆ! ఆహాహా! ఓకే. ఆ! ఆ! అహా! ఆ ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయ్యేటప్పుడు చాలా ఫన్నీ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి గదా! నవ్వుకోవడం గానివ్వండి స్టెప్పులు తప్పుగా అవ్వనివ్ అవ్వడం గానివ్వండి. మర్చిపోవడం సడెన్‌గా స్టేజ్ మీద స్టెప్స్‌ని మర్చిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా!
హ్మ్. అవునండి. అవును. ఆ! నిజం. జరుగుతాయండి. చాలా వరకు <chuckles> అవును. వాళ్ళు ఏంటంటే ప్రాక్టీస్ చేస్తారు. కానీ స్టేజ్ ఫియర్ అనే వా ఆహ్, వచ్చారు. స్టేజ్ ఫియర్‌లో వాళ్ళు తప్పులు జేస్తుంటారు. వాళ్ళకి తెలియకుండానే తప్పులు జరగడం. ఒక స్టెప్ బదులు ఇంకో స్టెపు. లేపోతే రిథమ్ రిథమ్ లేకుండా వాళ్ళు ముందుకెళ్లడం లేకపోతే స్లో అవ్వడం ఇవి జరుగుతూ ఉంటుంది. అయితే ఒక చిన్న పిల్లవాడు అప్పుడు ఏంటంటే మేము అప్పుడు 12త్ టెన్త్‌లో ఉన్నాం. అతనేమో మరి నాకు తెలిసి ఫోర్తో ఫిఫ్తో లేకపోతే థర్డ్ క్లాస్ అనుకుంటా. చిన్న పిల్లోడు స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాలని అనుకున్నాడు. అతను ఏంటంటే హ్మ్. ఇదేదో పంచనో ఏదో గట్టుకున్నాడు యాక్చువల్‌గా. ఆ పంచా ఏంటంటేనీ ఈని ఎగిరే అంటే లావు కొంచెం దిట్టంగా కూడా ఉన్నాడు పాపం క్యూట్‌గా. వీడు వేసే ఎగురిడికి ఆ పంచ ఊడడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిందో లేదో మా మా సార్ వచ్చేసి ఎంబడే ఆపేసి వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయిండు. <chuckles>
ఆ! హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఆ! ఆ! ఆ! ఆ! ఓకే. ఆహాహా! ఆ! ఆ! <laughs> ఆ! <chuckles> ఓకే. ఆ! ఓకే అండి. చాలా చాలా చక్కగా వివరించారండి. మీ చిన్నప్పటి జ్ఞాపకాలే గానివ్వండి, సంగీత జ్ఞాపకాలే గానివ్వండి. ముఖ్యంగా మీరు చిన్నప్పుడు నేర్చుకుని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్న పాటను గూడా పాడి వినిపించారు. చక్కగా వివరించారు. ఇవన్నీ గూడా మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
చాలా క్యూట్‌గా ఉంటది. ఆ విడ్ అది కూడా. ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్ హ్మ్. కచ్చితంగా అండి. నా చిన్నప్పుడు సంగీత జ్ఞాపకాలు మీతో పంచుకున్నాను అనుకుంటున్నాను. మీతో మాట్లాడటం బాగుంది. మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలు.
ధన్య